ఓకే. <chuckles>
ఆహ్, ఆ! అయితే నేనింకా పట్టించుకోలేదు అన్నమాట తనని. పట్టించుకోకుండా ఇంకా మూవ్ ఆన్ అయిపోతున్నాం గదా! అంటే మ్యూజిక్ వినటము లేదంటే మూవీస్ చూడటము. బస్‌లొ ఏదో ఒకటి ఆ! కాల్ మాట్లాడడము. ఎవరోకళ్ళు ఉంటారు. వి అది బుక్ చేసుకున్న బస్ అందులో. సో ఎవరో ఒక పర్సన్ రాండమ్‌గా కూర్చున్నారు అని చెప్పేసి అనుకున్న. సో అలాగే మూవ్ అవుతుంది. సో కొంచెం అది చీకటి పడింది ఆ టైమ్‌లొ. సో తెల్లవారగానే ఆహ్, తన ఫేస్ నేను చూసాను. కొంచెం అంటే బాగా ఆకలేసింది అన్నమాట నాకు. ఓకే. ఏంటి ఇంకా ఇక్కడ టిఫిన్ ఆపట్లేదు మా దగ్గరలో ఏమన్నా టిఫిన్ సెంటర్స్ ఇక్కడ ఆపరా! బస్ ట్రావెల్ వాళ్ళు అనడిగితే. లేదండి దగ్గరలో వస్తుంది, దగ్గరలో ఆపుతారు. మీరెప్పుడు రాలేదా? ఇజ అంటే ఈ బస్‌కెప్పుడు రాలేదా మీరు అని అడిగితే. లేదు, రాలేదు. ట్రైన్ అవైలబుల్ లేదు కాబట్టే కొంచెం బస్ చూస్ చేసుకున్నాను అని చెప్పా నేను. అయితే ఇంక అట్లా పరిచమైంది.
అవునవును. ట్రావెలింగ్ అంటే అంతే గదా! హ్మ్. ఆ! హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అయితే నాకు క్యూరియాసిటీ పెరిగిపోతుంది. ఆహ్, మీ పక్కన కూర్చుంది మిమ్మల్ని చేసుకోబోయే వారేనా?
హ్మ్. హ్మ్. <laughs> అంటే నాకు తెలిదు. ఇంకొకటుంది. మీకు ఇంకా ముందుంది ఒక షాకింగ్ న్యూస్. ఆహ్, ఆహ్, సో ఇట్లా ఆహ్, ఇట్లా తను వచ్చింది, మాట్లాడుకున్నాం. ఇంకా పక్క పక్కనే ఉన్నాము, మాట్లాడుకున్నాము. అట్లా మాట్లాడుకున్నామేమో ఒక జాబ్ పరంగా ఇట్లా నాకు జాబ్ కావాలి అని చెప్పేసెసి తన అడిగానన్నమాట. తనని అడిగితే ఇట్లా నేను జాబ్ చేస్తున్నాను మా ఆఫీసులో ఇట్లా కంప్యూటర్ బేస్డ్ ఆపరేటర్స్ కావాలి. సో సాలరీ ఇది ఇంతుంటుంది. క్వార్టర్స్ ఇస్తాము అని చెప్పేసేసి చెప్పాడాయన. చెప్తే చ
ఆ! ఓకే. ఓకే. ఓకే. కంటిన్యూ. కంటిన్యూ. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఏంటి మీరు పక్కన కూర్చున్నాయన్ని డైరెక్ట్‌గా అడిగేసారా? నాకు జాబ్ గావాలి అని చెప్పి. అంత ధైర్యం ఉందా మీకు?
ఆ! అవును. అంటే తనడిగ ఆహ్, తనడిగాడనమాట, అంటే ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే స్టడీ కంప్లీట్ చేసారా? మరి ఎందుకు జాబ్ చేసుకోవట్లేదు మీరు అని చెప్పేసేసి అడిగారు. అడిగితే ఇట్లా నేను జాబ్ సెర్చింగ్ కోసం చూస్తున్నాను గానీ ఇట్లా మా పేరెంట్స్ మాచ్ చూసాము వచ్చి మ్యారేజ్ చేసుకుందాం రా! అంటే వస్తన్న, నాకసలు ఇంట్రెస్ట్ లేదు ఆ మ్యారేజ్ అంటే ఆహ్, కానీ పేరెంట్స్ పిలిచారు కాబట్టి ఒస్తున్న. మీకొకవేళ ఇట్లా జాబ్స్ ఏమైనా అవైలబుల్‌గా తెలుసు అంటే సాఫ్ట్‌వేర్ సైడ్ గానివ్వండి ఏదో ఒకటి. నాకు ఇట్లా నా స్కిల్స్ బేస్డ్ నేను చెప్పానన్నమాట. నా రెస్యూమ్ పంపిచా తనకి, తన నంబర్ తీసుకున్న మాట్లాడడానికి అంటే జాబ్ పరంగా. తీసుకున్న మేము ఆహ్, ఇంకా అక్కడితో అయిపోయింది. ఒకరోజు కాల్ జేసి ఇట్లా రెస్యూమ్ పెట్టండి, రెస్యూమ్ పెడితే నేను అప్‌లోడ్ చేస్తాను అని చెప్పేసి చెప్పాడు. ఆహ్, ఎవరికో తెలిసిన వాళ్ళున్నారంట. వాళ్ళకిస్తాను వాళ్ళు అప్‌లోడ్ చేస్తాం అని చెప్పారు అని చెప్తే. ఓకే అన్నాను, పెట్టారు. పెట్టిన తరువాత ఇంక ఒక రోజొచ్చింది. ఏరోజు నా పెళ్లి చూపుల రోజొచ్చిందనమాట.
ఓకే. ఆహా! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. అబ్బా! ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.

స్ సరే. అలా అనుకోని మా హస్బండొక ఇంటికి తీసుకెళ్లారు, తీసుకెళ్ళిన తర్వాత, ఆల్రెడీ ఒక ఘర్షణుందంట, మా హస్బండ్‌కి, వాళ్ళకి. మరి నాకా విషయం తెలీదు. ఆహ్, సో, నార్మల్‌గా ఏదో పిలవాలి గదా! అన్నట్టు పిలిచుంటాడు. కాపోతే ఏంటాడా ఏంటంటే, పిలిచిన తర్వాత ఎళ్ళకపోతే బాగోదు, ఏదోక విభేదాలొస్తాయి, వెళ్ళేసి వద్దాము అని జెప్పేసేసి వెళ్ళాం. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత, నాకీ సంగతి తెలీదు గదా! ఆల్రెడీ విభేదాలున్నాయని. వన్స్ అక్కడికెళ్ళిన తరవాత, వాళ్ళు పట్టించుకోకుండా ఉన్నట్లు, అసల చేస్తుంటే, ఏంటి అని చెప్పేసేసి నేను చాటింగ్‌లో చాటింగ్ రూపంలో అడిగాను. "ఏంటి వీళ్ళసలు పట్టించుకోవట్లేదు? ఆహ్, మనం ఎళ్ళిపోదామా ఇంటికీ?" అని చెప్పేసడిగితే, "లేదు, ఇట్లా గొడవలు జరిగాయి మాకప్పుడు, సో, అందుకే కొంచం తేడాగానే ఉంటుందీ. కాసేపు ఓర్చుకో, ఇంకా వాటర్ తాగేసేసి వెళ్ళిపోదాం." అని జెప్పేసి చాటింగ్‌లో జెప్పాడు. హ్మ్. సో, అంటే అవును. కొంతమంది పర్సన్స్ గూడా ఉంటారనమాట ఇలాంటి వాళ్ళు. అంటే, మనల్ని హేట్ చేసే పర్సన్సే ఎక్కువ, మనల్ని ప్రేమించే పర్సన్స్ కన్నా, హేట్ జేసే పర్సన్సే ఎక్కువ. ఒక జర్నీ‌లో హ్మ్. చెప్పండి.
అవునవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. ఓహ్! అయ్యో! దారుణమండి ఇది. హ్మ్. నిజం అండి. హ్మ్. అయితే... ఈ ప్రయాణముంటుంది. ప్రయాణమంటే, మనం వేరే వేరే స్థలాలకి తిరుగుతూ ఉంటాం గదా! అలాంటి ఆ! అలా వేరే చోటికి ఎక్కడన్నా మనం ట్రావెల్ చేసేటప్పుడూ, మీరూ, మీ జీవితంలో ఏయైనా మార్పులు చూసారా? అంటే, కొన్నిసార్లక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంటుందీ, మంచి మనుషులుంటారు, ఇలా ఉంటుంటాయి. ఆ! ఇలా మీ జీవితంలో ఏయన్నా, పెద్ద ప్రయాణాలేమన్నా చేశారా? చేస్తే అందులో లోటుపాట్లేంటి? మీరు నేర్చుకున్న పాఠాలేంటి?
హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అవును. అవును. అవును. అంటే, హ్మ్. నేనూ నేనొక పెద్ద ప్రయాణం చేసింది ఏదన్నుంది అంటే, మా పెద్ మా చిన్న వదిన వాళ్ళింటికెళ్ళాము. అది చాలా దూరం. ఆహ్, మేముండే ప్లేస్‌కి, చాలా దూరమనమాట. ఆహ్, సో, ఆ ప్లేస్‌కి వెళ్ళే మా
అంటే, ఆహ్, మీరు ట్రిప్లు అట్లా ఏం ఎళ్ళలేదా? ఇప్పుడు లైక్ ఈ అరకు గానీ అట్లా.
అంటే, ఆహ్, లేదు. ట్రిప్‌కి వెళ్ళలేదు, చెప్పాను గదా! మా హస్బండ్ రైల్వే ఎంప్లాయని. సో, ఆయనికిచ్చింది, ఓన్లీ 15 డేసే లీవు. ఆ 15 డేస్‌లో గూడా ఆహ్, మాక్సిమం దా పెళ్లయిన దంపతులు ఎవరైనా సరే, ఇంట్లోనే ఉండాలి గదా! ఆహ్, 16థ్ డేనా, ఆహ్, తాళిబొట్టు మార్చేసేసి, ఆహ్, కార్యక్రమం ఒకటుండిద్ది గదా! సో, అప్పుడి వరకీ లీవనేదిచ్చారు మా హస్బెండ్‌కి. సో, మిగతాదివ్వలేదనమాట. అందుకే ఎప్పుడైనా మధ్యలో ఒక 5-2 డేస్, 3 డేసట్లా టైం దొరికితే, ఇట్లా మా చిన్న ఒదిన వాళ్ళ ఊరు చాలా దూరం, అక్కడికి తీసుకెళ్తాడులు. అక్కడ ప్లేస్ చాలా అంటే చాలా బావుంటది. ఎన్ అదొక చిన్న పల్లెటూరు, ఆహ్, చుట్టూ మనకి వాటరుంటుంది. వాటరు అలాగే పొలాలే అన్నీ.
ఓకే. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. అబ్బా!